చాలా మంది ఒకటి మాట్లాడాలి అనుకుని ఇంకొకటి మాట్లాడేస్తూంటారు. ఆ ప్రాసెస్‌లో చాలా వివాదాలు కూడా పాల్పడుతూంటారు. మనస్పర్ధలు కూడా వస్తూ ఉంటాయి. మరి బాగా కమ్యూనికేట్ చేయడానికి ఎలాంటి మనస్పర్ధలు, మిస్‌అండర్‌స్టాండింగ్‌లు, ఆహ్, మిస్‌కన్సెప్షన్‌లు లేకుండా మీ సలహాలు ఏమైనా ఉన్నాయా చెప్పడానికి?
అవును. అవునండి. హ్మ్. ఖచ్చితంగా అండి. మీరన్నట్లు మనం ఒకరితో ఎవరితోన్నా పరిచయం చేసుకునేటప్పుడైనా లేదా మనం ఒక వర్క్ ప్లేస్‌లో ఉన్నప్పుడైనా కూడా, ఈ కమ్యూనికేషన్ మధ్యలో చాలా వరకు మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేటివి ఎక్కువగా జరుగుతూంటాయి. అంటే వీటన్నిటిని మనం చాలా ఈజీగానే వర్కౌట్ చేయొచ్చు. ఆహ్, పర్సనల్‌గా అంటే, పర్సనల్‌గా చెప్పాలంటే, మనకు ఎప్పుడైనా కూడా ఒక ఐటీ సెక్టార్‌లో చూస్తే ఆహ్, వర్క్ ప్లేస్‌లో టెక్నికల్ స్కిల్స్ ఎంత ముఖ్యమో కమ్యూనికేషన్ కూడా అంతే ముఖ్యమైనది వాళ్ళకి. అంటే వాళ్ళు ఏదో ల్యాప్‌టాప్ ఇచ్చేసి పైథాన్‍లు ఇవన్నీ చేసీ అనడం కన్నా, వాళ్ళ కమ్యూనికేషన్ కూడా అంతే ముఖ్యం అక్కడ. అంటే మన పని బాగా చేస్తుంటే అది సరైన రీతిలో ఉన్నప్పటికీ ఇతరులు కొద్దిగా వాటిని, మీరు చెప్పినట్లు మిస్‌అండర్‌స్టాండింగ్స్ అక్కడక్కడ ఆ ఒక గ్యాప్ అనేది వస్తూ ఉంటది. నేను అనుకునేది ఏంటంటే కమ్యూనికేషన్ అంటే మాట్లాడటం మాత్రమే కాదు వినడము, అర్థం చేసుకోవడం అలాగే మాట్లాడకుండానే మనం వాళ్ళ యొక్క కొన్ని, కొన్ని సార్లు అర్థం చేసుకునే విధానం కూడా ఉండాలి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలాగా? అలాగే కొన్ని ఒక నెక్స్ట్ ఇప్పుడు మనం అనుకుంటాం కదండీ ఇప్పుడు ఒకరితో మాట్లాడేటప్పుడు సడెన్‌గా మనం ఆగిపోతే ఒక పాజ్ ఇస్తే నెక్స్ట్ వాళ్ళు ఆహ్, మనం అందుకుంటారు వాళ్ళు. మనం ఏమని మాట్లాడాలనుకునేది అలాగ ఇవన్నీ కూడా ఒక కమ్యూనికేషన్‌లో చాలా ప్రధానమైన పాత్రలని చెప్పి నేను అనుకుంటుంటాను.
అవును. హ్మ్. అవును. హుహు. అవును. హ్మ్. హ్మ్. అవును. హుహు. ఆ! అవును. అవును చాలా కట్ కరెక్ట్‌గా చెప్పారు. అవును. మరి, కొన్ని, కొన్ని సార్లు మనకి ఇప్పుడు మీకు తెలిసిన బెస్ట్ కమ్యూనికేటర్ అంటే మీరు ఒక టీచర్ అని చెప్తారా? ఫ్రెండ్ అని చెప్తారా? పేరెంట్స్ అని చెప్తారా? లేకపోతే ఎవరు ఎవరి విధంలో వాళ్ళు బెస్ట్ కమ్యూనికేటర్స్ అని చెప్తారా?
నా ఓ నే అవును. ఖచ్చితంగా అండి. అంటే మీరన్నట్లు ఒక్కొక్క స్టేజ్‌లో, ఒక్కొక్కరి ఒక సపోర్ట్ అనేది మాకు చాలా వరకు ఎక్కువగా పడుతుంటది మన జీవితంలో. ఇప్పుడు ఒక ఇంట్లోనే సమస్య అనుకుంటే, తల్లిదండ్రుల నుండి వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది వాళ్ళ సైడ్ నుండి ఉన్న కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా ఉంటది. మనం పిల్లలు, తల్లిదండ్రులు మాట్లాడుకునే విధానంలో ఆ ఒక కమ్యూనికేషన్ అనేది మెయిన్ ఒక ఇంపోర్ట్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తది. తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు మాట్లాడకపోయినా అర్థం జేసుకునేదానికి చాలా వరకు ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఒక మన ఒక బిహేవియర్ చూసి అర్థమయిపోద్ది. ఒకటి బాధలో ఉన్నాడా లేకపోతే భయపడుతున్నాడా అని, చాలా ఈజీగా కనిపెట్టేస్తారు, వాళ్ళు పిల్లల్ని చూసి. బట్ ఇక్కడ మనం పిల్లలదా పిల్లల సైడ్ నుండి చూస్తే, వాళ్ళు ఏది చెప్పాలి తెలియని ఒక భయాందోళన స్థితిలో ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారా లేకపోతే, బాధపడుతున్నారా ఏది సరిగ్గా చెప్పలేరన్నమాట.
హ్మ్. అవును. కరెక్టే. హుహు. తెలీని స్థితిలో ఉంటారు. మరి కమ్యూనికేట్ చేయడం కంటే కూడాను ముందు మనకి వినికిడి శక్తి చాలా ముఖ్యము. "వినాలి ఎదుటి వాళ్ళు ఏమైనా చెప్పినప్పుడు" అని అంటూ ఉంటారు కదా! మరి లిజన్ చేయడం గురించి, మీ పర్సనల్ టిప్ ఏమైనా ఉందా? ఫోన్ సైడ్స్‌కి పెట్టేయడము. లేకపోతే వాళ్ళ కళ్ళల్లో ఐ కాంటాక్ట్ ఇచ్చి చూడడము. చేతులు అవి అటు ఇటు చు ఆహ్, కాన్సంట్రేట్ లేకుండా చూడ ఆహ్, వాళ్ళ చెప్పేదాని మీద ఏకాగ్రత పెట్టి వినడము. అలా ఏమైనా టిప్స్ ఉన్న ఏమన్నా ఉన్నాయా? లేకపోతే వినడం అనేది ఎంత ముఖ్యం, కమ్యూనికేషన్ చేయడానికి?
అవును. అవును. అవును. అవును, అవును. ఖచ్చితంగా. ఖచ్చితంగా అండి. అంటే మీరన్నట్లు వినేదానికి కూడా ఒక ప్రధాన పాత్ర అనేదే ఉంది. అంటే ఈ ఒక కమ్యూనికేషన్‌లో చూస్తే నేనేమో, ఇందాకే జెప్పాను వినడం కూడా చాలా ముఖ్యం అని జెప్పి. కానీ ఈ వినడం మీరు అన్నట్లు ఫోన్ పక్కన పెట్టేసే వినాలా లేపోతే ఆహ్, ఫోన్ ఫోన్‍తో పాటు వినొచ్చా బట్ ఇదంతా కూడా జరిగే ఒక, ఒక ప్లేస్ బట్టి ఇప్పుడు మనం ఫేస్ టు ఫేస్ ఏదన్నా ఒక సందర్భం జరగతంది అనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఇంటర్‌వ్యూయే, నేనొక ఆఫీస్‌కి వెళ్లి ఆహ్, చెప్తున్న సందర్భం. అప్పుడు నేను ఏదన్నా ఒక ఫోన్ పట్టుకొని నేను ఏదో స్వైప్ అప్ చేసుకుంటూ లేదా, వాళ్ళు చెప్పే విధానం అంటే వాళ్ళ కంపెనీ గురించి కొన్ని సందర్భాల్లో ఎక్స్‌ప్లేన్ జేస్తా ఉంటారు. "మా కంపెనీ ఇలా ఉంది. మా కంపెనీ యొక్క స్థాయి ఇలా ఉంది. మేము చేసే పనులు ఇలా ఉన్నాయి. మేము చేస్తున్న పనుల్లో మీరు చేయాల్సిన ఒక వర్క్ కాంట్రిబ్యూషన్ ఇలా ఉంది." ఆ సందర్భంలో మనం ఏంది ఫోన్‌కి ఏదో నోటిఫికేషన్ వచ్చిందని చెప్పిలె కనీసం ఫోన్‌ని పట్టుకున్నా కూడా మనల్ని సింపుల్‌గా రిజెక్ట్ జేసేస్తారు. ఒ జస్టు ఏమనుకుంటరు ఇతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. పేషెన్స్ అనే ఒక అర్థం కూడా తెలీదు ఇతనికి. ఎక్కడ ఎలా బిహేవ్ జేయాలి అని జెప్పి. కానీ ఇదే ఇంటర్‌వ్యూని మనం ఒక ఆన్‌లైన్ బేస్డ్‌లో జూసుకుంటే, అక్కడ మనం ఖచ్చితంగా ఫోన్‌నే జూడాల. మనం ఫోన్‌ని జూడకుండా పక్కన మనం ఆహ్, మన అమ్మగారు పక్కన నడుస్తున్నారనో లేకపోతే, బయట ఏదో ఒక గొడవ జరుగుతుందని చెప్పి తొంగి చూసామనుకోండి. అక్కడ కూడా ఇదే అంటే ఒకే అర్థం రెండు రకాలుగా వస్తుంది ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే. ఇది మొత్తానికి మనం ఒక వర్క్ ప్లేస్ బట్టి ఉంటది. మనం ఇంట్లోగాని ఉంటే చాలా జాగ్రత్తగా ఒక షబ్దం లేకుండా ఇలా ప్రాపర్ కమ్యూనికేషన్ జేస్తే ఇప్పుడు ఇ
అవును. హుహు. <chuckles> అంతే కదా! అవును. హుహు. అవును. ఉండాలి. మరి చాలామంది కూడా ఆహ్, ఈ కమ్యూనికేట్ చేయడానికి ఏమైనా కోపంలో ఆహ్, అంటే, "కోపంలో ఏమన్నా మాట అంటే వెనక్కి తిరిగి రాదు" అంటూ ఉంటారు. మరి ఒక గొడవ జరిగినప్పుడు, ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చినప్పుడు, కోపంలో మాట్లాడకుండా ఉంటే మంచిదా కొంసేపటి వరకు, లేకపోతే ఆ కోపంలో మొ లోపల ఉన్నది బయటకి వ్యక్తపరిస్తే మంచిదా?
అవును. ఆ! చాలా వరకు ఆ ఒక, ఆహ్, ఒక సిట్యుయేషన్‌లో కోపం ఎంత పాత్ర పోషిస్తుంది. అంటే తను మన మాటినే స్థితిలో ఉంటే మాట్లాడొచ్చు. కానీ, అతను మనం మాట్లాడిన కూడా ఇంకా ఎక్కువ కోపం. అంటే ఇప్పుడు ఆహ్, ఇప్పుడొక నిప్పులో మనం ఏవన్నా ఆయిలు బోస్తే అది ఇంకా బగ్గుమని జెప్పి మండుకుంటూ బోద్ధి. ఆ! ఎక్కువగా అయిపోద్ది. మనం పెట్రోల్ బోసినా, డీజిల్ బోసినా అంతకు మించి అవుద్ది. ఆడు కోబ్బడుతున్నాడు అంటే ఆడేదో, తన మనసులో ఏదో నిప్పు రగిలుంది. మనం మాట్లాడే మాటలు ఏదన్నా క్యూర్ జేసేటట్లుండాలి గాని, దానికి అంటే తను మనం మాట్లాడినా కూడా కోపగిచ్చుకుంటాడు అని జెప్పిన విషయం మనకు గాని అర్థమైతే, మనకు సాధారణంగా ఎదుటి మనిషిని చూసినప్పుడే అర్థమైపోతుంటది. ఇప్పుడు నేను గానండి, నా జీవితంలో ఒకా సందర్భమండి. ఒకసారి నేను, నా స్నేహితుడూ చాలా ఎక్కువగా గొడవ పడ్డావనమాట ఒక చిన్న విషయంలో. ఒక చిన్న పొరపాటు వల్ల మా ఇద్దరికి మిస్అండర్‌స్టాండింగనేది వచ్చేసింది. తను త తను దాన్ని ఎంత పర్స్
హ్మ్. ఆజ్యం పోస్తే అవును. అవును. ఆహా! అవును. హుహు. అవును. ఓకే. ఏ అంటే ఏ విషయం మీద మీరంతలాగా గొడవ పడ్డారు?
ఆహ్, కాలేజీలో నార్మల్‌గా మేమూ ఆహ్, ఈ యొక్క కాలేజ్ మనకు స్టాఫ్ ఉంటారు గదండీ, వాళ్ళు ఆహ్! చెకింగ్ పర్పస్‌గా వచ్చారనమాట. మేము సాధారణంగా కాలేజీలో మనకు మొబైల్ ఫోన్స్ అనేటివి అలొవ్‌డుండవు. మనకు ఇప్పుడూ ప్రస్తుతం ఎక్కడైనా అలొవ్‌డున్నాయేమో గానీ, మేము చదువుతున్న సందర్భంలో, మాకు అలొవ్ లేకపోయినా సీక్రెట్‌గా మేము ఫోన్‌లెత్తుకొని బోతూ ఉన్ ఉంటూ ఉండేవనమాట. సడెన్‌గా టక్కమని ఇప్పుడు మనకి ఎగ్జామ్ హాల్‌లో ఎలాగైతే ఒక స్క్వాడ్ వస్తాడో, అలాగ ఒక మనిషొచ్చి ఫోన్‌లెతకడం జేస్సీ చేస్తున్నడు. అందరూ అసలు భయపడిపోయారు హడావిడిగా ఉన్నారు. కొంతమందేంటంటే, ఆ ఫోన్ దీసి సాక్స్‌ల్లో బెట్టుకుంటున్నారు. కొంతమందేందంటే పాదాల కింద బెట్టుకుంటున్నారు అంటే షూస్ కింద బెట్టేస్తున్నరు. కొంతమంది ఎక్కడ దాసి పెట్టుకోవాలో అక్కడ దాసి పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండారు. కానీ, నా ఫ్రెండ్ ఏందంటే నిద్రబోతూ ఉండేడు. నా పక్కనే ఉండాడు పాపం వాడు. నా పక్కనే వాడు పాపం క్లాస్ వినకుండా నిద్రబోతా ఉంటే, అంటే లాస్ట్ బెంచ్‌లో ఉంటాం గదా! మనం. హైట్ వల్లా, ఆ కవరింగనేది అర్థం కాలేదు. ఈయ్ క్లాసింటుండా? పడుకోనున్నాడా? ఏందీ అని. నేనేంది, నేనూ భయపడిపోయాను సడెన్‌గా టక్కుమని వచ్చేసే లోపల నేను నా ఫోన్‌నే దాసిపెట్టుకుంటూ ఉండాను గానీ, నా ఫ్రెండ్‌ని మర్చిపోయాననమాట నేను. ఆ!
అవును. హుహు. హ్మ్. ఓకే. అవును. అవును. వస్తారు కదా! హ్మ్. ఓకే. అవును. హుహు. మర్చిపోయారు. ఓకే. ఆహా!
అక్కడ మమ్మల్ని చెక్ జేసుకుంట అసలు మన క్లాసంటేనే తెలుసు, చెక్ జేస్తే ఒకటి మొదటన్నా చెక్ జేస్తారు, లేపోతే లాస్టన్న చెక్ జేస్తరు. కానీ అందరికొక గుడ్ ఇంప్రెషనేందంటే, లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ చాలా మంచోళ్ళు, చెక్ జేస్తే అక్కడి నుండే చెక్ జేయాలా. <chuckles> మా అంటే, ప్రతి ఒక్కరికి దెలిసిందే, లాస్ట్ బెంచెస్ ఎప్పుడు ఆహ్, కొద్దిగా పెత్తర పనులు జేస్తుంటరు, అల్లరి అల్లరిగా ఉంటారు, ఇలాగా అని చెప్పి తెలిసిందే మనకు. వాళ్ళు స సడెన్‌గా వచ్చే సందర్భంలో, అసలు నేను నా ఫోన్ దాసిపెట్టుకోవడమే చాలా కష్టంగా దాసిపెట్టుకున్నా
అవునా! అవును. మంచివాళ్ళు, అనే ఒక ఇంప్రెషనుంటుంది. అవును. హుహు. అవును. కష్టం. అదే కదా!
ఆహా! నేను కష్టంగా దాసిపెట్టుకునే లోపల, ఇంక నేను నా ఫ్రెండ్‌కి చెప్పలేకపోయాం, పాపం వాడు పడుకునుండెడు. పడుకున్న‌వాడిని లేపి యవ్ అదొక ప్రశ్న పాపం వాడిని, ఆహ్, "క్లాస్ జరుగుతుంటే, నువ్వేందుకు నిద్రపోతుండవు? అయిన నువ్వింట్లో ఉండొచ్చు గదా!" ఇలాగ పాపం వాడ్ని అందరి ముందు అడిగేలోపల, బాగా పర్సనల్‌గా తీసేసుకున్నాడు దాన్ని. వాడికేందంటే ఫోను బోయింది అన్న దానికన్నా, <giggles> నేను వాడిని నిద్దర లేపలేదనేది వాడెక్కువ బాధపడిపోయి, కోపబడిపోయాడు ఇక్కడ. ఇంకా మేము క్లాస్ నుండి బైటకొచ్చాక, "అరే! ఫోను రిక్వెస్ట్ జేసి తెచ్చుకుందాం." అంటే, "నాకు ఫోనొద్దు, మొదట నువ్వు నాకీ విషయం జెప్పు, నువ్వేందుకు నన్ను నిద్దర లేపలేదు? అంటే, నువ్వు నన్ను కావాలనే ఇరికిచ్చావా?" అని చెప్పి ఇలా అంటుంటే, "అరే! కాదురా నేను అసలు ఎక్స్పెక్టే జేయలేదు, సడెన్‌గా జరిగిపోయింది." "ఏంది సడెన్‌గా జరిగిపోయింది? పక్కనున్నోడిని నువ్వొక్కసారి తట్టితే నేను లేయల? లేపోతే గిచ్చితే లేయనా?" అని జెప్పంటుండే. కానీ వాడన్న ప్రతి విషయం కూడా నిజమే, అక్కడ నేను చేసుండొచ్చు, కానీ, నేను ఆ సిట్యుయేషన్‌కి ఈ కమ్యూనికేషనంటే ఒక మాటలతోనే కాదు, మన ఒక సిగ్నల్స్‌తోను ఉంటాదన్న విషయానికి ఇదొక రియల్ ఎగ్జాంపులని కూడా నేను చెప్తను. అంటే ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, మనం ఎంత ట్రబుల్ ఫేసవుతాం, అంటే చక్కగా ఉన్న నా ఫ్రెండ్‌షిప్పు, ఒక్క రవ్వలో చాలా బ్రేకయిపోయింది. అంటే అవ
ఓకే. <chuckles> అదే గదా! <giggles> హ్మ్. అదే కదా! అవును.
అదీ నాకు ఎన్ని రోజులంటే, ఓడికి ఫోన్ తిరిగిచ్చి, ఇంక నేనొడిని రిక్వెస్ట్ చేసి, చేసి, చేసి, ఇంగ నా తప్పు లేదు అని జెప్పి ఇలా ఎన్నో రోజులు, మా మధ్యలో మళ్ళీ ఇంకొక థర్డ్ పర్సనొచ్చి, దాన్ని డీల్ జేసి ఇక్కడ థర్డ్ పర్సనంటే, ఒక అమ్మాయి. అంటే లాస్ట్ బెంచ్‌లో అమ్మాయిలుంటారు గదా! వాళ్ళు మేం
ఆహా! అమ్మాయిలు కూడా మీకూ చాన్సిచ్చారా? అమ్మాయిలకి కూడ డిస్కస్ చేయడానికి?
అంటే ఇంక మాకు ఐ విట్నెస్ కావాలి గదా! ఓడు నేను ఏం జెప్పినా నమ్మట్లేదు. అబ్బాయిలు జెప్తుంటే గొడవకు దిగుతున్నడు. రా ఇంకా ద ఇంకా రా ఇంకేం చూసుకుందాంలే అంటుంటే, ఇంకా అక్కడ ఒక కామ్ పర్సన్ కాస్త నిదానంగా మనకు అమ్మాయిలంటేనే సాధారణంగా దెలుసు. వాళ్ళు గొడవల కన్నా కాస్త నిదానంగా మాట్లాడుకుంటూ డీల్ చేయడానికి ట్రై జేస్తరు. అందులోను అబ్బాయిల విషయాలు గాబట్టి. అమ్మాయిలు, అమ్మాయిలు ఎలాగో వాలు గొడవలొస్తే జుట్టులు పెరుక్కోడం కొట్టు‌కుంటరు అయి మనకు దెలీదు. కానీ ఇక్కడ మా సందర్భానికి మాత్రం చాలా ఎక్కువ సహాయపడ్డింది మా మా అదే మా క్లాస్‌లో ఉన్న లాస్ట్ బెంచ్‌లో. తను మా ఇద్దరికి చాలా చక్కటి ఫ్రెండనమాట మనకు ఆహ్, సినిమాల్లోనూ చూస్తుంటాం గదా! అదే విధంగా మనకు 'మహర్షి' సినిమాలో ఎలాగైతే హీరోయిన్ గారు ముగ్గురు ఫ్రే ముగ్గురు ఫ్రెండ్స్ ఎలాగో అలా మాకు తనన్నమాట. అంత చక్కటి స్నేహం మాది.
ఓకే! ఆహాహా! <laughs> అవును. హుహు. అవును. <chuckles> అవును. అవును. ఆహా!
సో, తన సహాయం ద్వారా తర్వాత నేనింకా రిక్వెస్ట్ జేసే ప్రాసెస్ ఈ కమ్యూనికేషన్ అనేది, కొద్దిగా నాకు చాలా సహాయపడింది. ఎంతో కొంత నా ఫ్రెండ్షిప్పూ తర్వాత నిలబడిందని జెప్పుకోవచ్చండి.
హుహు. ఓకే.
మరి ఇ ఇంతే కాదు
మరి కొన్ని కొన్ని సార్లు అంటే మీ మాటలు క్లియర్‌గా ఉండేందుకు ఏమైనా హెల్ప్ చేస్తాయా? అంటే ఏమన్నా సింపుల్ భాష మాట్లాడ్డమో లేకపోతే, ఆహ్, ఒక ఎగ్జాంపుల్ చెప్పడమో, ఉదాహరణ అని చెప్పి, చెప్పడమో అలా మీ మాటలు క్లియర్‌గా ఉండడానికి ఎలాంటివి హెల్ప్ చేస్తాయి ఒక బెటర్ కమ్యూనికేషన్ కోసం?
హ్మ్. అవును. ఆ! ఇప్పుడు ఇది అన్నారు గాబట్టి నాకు మళ్ళీ గుర్తుకొచ్చింది. ఇందాక జరిగిన సిట్యుయేషన్‌లోనే ఆ అమ్మాయి తెలివి అది తెలివి ఎంత చక్కగా ఉపయోగిచ్చిందంటే, మీరన్నట్లు ఒక ఎగ్జాంపుల్ ఉపయోగిస్తాం అని జెప్పి మీరు అన్నారు గదా! తను అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉపయోగిచ్చింది సేమ్ సిట్యుయేషను. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ మేల్కొనుండి నేను నిద్రబోతున్నాను తన పక్కన. ఇప్పుడు నీకే తెలీకుండా సడెన్‌గా వచ్చేసి, నేరుగా వచ్చి నీ కాలర్ పట్టుకున్నట్టు ఒక్కసారిగా వస్తే, నువ్వు లేస్తావా? నీ పక్కనోడిని చేత్తో తడతావా? అంటే, త వాడన్నాడు. ఇంక బిగుసుకు పోతాం గదా! భయపడిపోయి. అంటే ఇప్పుడు మనం మనకూ 'అతడు' సినిమాలో అనుకుంటా, రాత్రి పూట అక్కడ బోయి నిమ్మకాయలు ఏరుకొనిరా అంటే ఒక కొమ్మ తగిలి ఎట్టా బిగుసుకుబోయాడో.
ఓకె. ఆహా! అవును. ఓకె. అవును. ఆ! ఆ! తగిలి అవును.
ఆ! నా పరిస్థితి గూడా అలాగే అయిపోయింది. వచ్చి నేరుగా నేరుగా అసలు చొ చెప్పకుండా వచ్చి నన్ను పట్టుకొని పైకి లేపితే, నా ఫోన్ యాడ దొరికిపోద్దా అనే ఒక భయానికి నేను ఇలాగే బిగుసుకుపోయానన్నమాట. ఇప్పుడు నేను కదిలినా కూడా, నా ఫోన్ అనేది కింద జారి పడతాది, నేను దొరికిపోతాను.
<chuckles> అవును.
అంటే, ఆ భయం వల్ల మొదట నా సేఫ్టీ నేను జూసుకున్నానే గానీ నా ఫ్రెండ్‌ని మర్చిపోయాను. అక్కడ నా తప్పు చాలానే ఉంది. కానీ నా సిట్యుయేషన్ అలా చేయాల్సొచ్చింది. లేకపోతే నేను ఎందుకు జేస్తానండి నా ఫ్రెండ్‌ని నేను ఎందుకు పోగొట్టుకుంటాను. వోడు వాడు దొరికిపోవాలని చెప్పి ఎవ్వరన్నా ఏ స్నేహంలో అన్నా కోరుకుంటారా? అలా కోరుకునే పనయితే మొదటే ఆ స్నేహాన్ని కట్ జేసుకుంటారు. ఆ కమ్యూనికేషన్ అనేది మొదటే పోద్ది, ఒకిద్దరి మధ్య.
అంతే కదా! లేదు. ఉంటాయి కదా! మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా! మరీ అంటే ఇప్పుడు ఆహ్.
ఆ!
ఆన్‌లైన్ వ ఆన్‌లైన్‌లో కమ్యూనికేషన్ ఎక్కువగా బాగుంటుందా? ఆఫ్‌లైన్‌లో కమ్యూనికేషన్ ఎక్కువ బాగుంటుందా?
అదే అవును. చాలా ఆహ్! ఇది ఈ విషయంలో మాత్రం నిజంగా అలా ఒప్పుకోవాల్సిందే అండి. మనకు ఈ ఆన్‌లైన్‌ కన్నా నేను ఆఫ్‌లైన్ కమ్యూనికేషనే బెటర్ అని చెప్పి నేను అనుకుంటాను. ఇప్పుడు నా స్నేహితుడు వాడిని నేను ఎంత దగ్గర ఉండి చెప్పినా కూడా వాడికి అర్థం కాలేదు. అదే సిట్యుయేషన్ మనకి ఇప్పుడు ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లో ఒక కొత్త పర్సన్‌కి మనం కనెక్షన్ అయ్యి తాను ఎవరో, మన ఎవరో, మనకు తెలియకుండా, అతడూ ఒక వేరే ఊరు నుండి పరిచయమయ్యుండి మనం ఇక్కడ పరిచయమయ్యుండి ఏదో ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ అంటే మిస్‌అండర్‌స్టాండింగ్ అంటే ఇక్కడ కాల్స్‌లో అంటే మనకు ఆహ్! ఆన్‌లైన్‌లో ఎలా వస్తాయంటే ఆహ్! కొన్ని సందర్భాల్లో ఏందంటే మనం షేర్ చేసే రీల్స్ అనేటివి కొంతమంది చాలా సెంటిమెంటల్‌గా తీసేసుకుంటారు వాటిని. మనం సరదా సరదాగా పంపించేటివి కొ కొంతమంది చాలా సీరియస్‌గా తీసేసుకుంట్రు.
ఓకే. హ్మ్, హ్మ్. హ్మ్. కరెక్ట్. సీరియస్‌గా తీసుకుంటారు. అవును.
ఆ! అలా సీరియస్‌గా తీసేసుకొని, ఎందో కాస్త దబాయించినట్టు, గొడవకు దిగినట్టు మాట్లాడతారు. మనం ఈ అసలు ఊహిస్తామా అండి? ఒక చి ఒక చిన్న రీల్ ఒక చిన్నా ఆహ్! రీల్ ద్వారా మనకు ఇంత పెద్ద వైరం అంటే ఒక పెద్ద గొడవ వస్తదని చెప్పి ఫీల్ అవుతాం. ఆ! అతనికి నేను ఎంత చెప్పినా కూడా, నేను చెప్తున్న ఒక మెసేజెస్ ద్వారా తనకి నేనిక్కడ ఫీల్ అవుతున్న పెయిన్ అర్థంకట్లేదు. నేనేదో ఒక ఎమోషన్ లేకుండా కొన్నిటెక్స్ట్‌లు మనం ఎట్లా అయితే పంపిస్తామో! తను అలా ఫీల్ అవుతున్నాడు. లేస్తే ఒక కోపం ఎమోజి పెట్టేసి! అంటే తన బాధ ఏందంటే, నేను పంపించిన ఒక రీలు తన కుటుంబ సభ్యులతో చూసాడక్కడ! <chuckles> మనం ఫన్నీ ఫన్నీగా
వైరం అవుతుందని ఊహించము ఊహించము. హ్మ్. ఓహ్! అంటే అది అందరితో కలిసి చూసేది కాదా?
అట్లని గాదండి. మనం ఫన్నీ ఫన్నీగా ఫ్రెండ్స్‌తో కొన్ని అంటే, ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉంటారు. "నాకు ఫలానా పేరున్న వ్యక్తి అంటేనే ఇష్టం. నేను పలానా పేరు వ్యక్తి ఉంటేనే బతకతాను." ఇలా కొంతమంది రీల్స్ అనేటివి, ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి. మీరు గమనించారా? ఇప్పుడు ఫర్ స్...
అవును. అవుతున్నాయి.
ఫర్ సపోజ్ మనకు, మీకు అబ్బాయిలో ఏ పేరు ఉన్న వ్యక్తి ఇష్టం అంటే, నాకు సాయి అనే పేరున్న వ్యక్తి అంటే ఇష్టం. ఆహ్, పులిహోర కలుపుతాడు. ఇలాగా అంటే ఒక ఫ్రెండ్స్ మధ్య, ఒక ఫన్నీ మీమ్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంటది మాకు. వాళ్ళ ఇంట్లో, అంటే వాళ్ళ నాన్న అప్పుడే డిస్కషన్ జరుగుతుందంట. <giggles> వీడి పేరు తగ్గ ఒక రీల్ నేను పంపించడం ద్వారా వీడిని బాగా, బాగా క్లాస్ పీకేసి కొట్టేసారు అక్కడ. ఆ సిట్యుయేషన్, వాళ్ళ నాన్న కోపాన్ని అక్కడ చూపించారు. తను ఏందంటే, వాడి కోపాన్ని నాకు ఇలా చూపిస్తున్నాడు. నేను జెప్పేది అర్థం చేసుకోవట్లేదు. ఇంకా నాకు ఆన్లైన్ ఫ్రెండ్షిప్ చాలా బాడ్‌ గానే అయింది. అంటే మేము ఎప్పటికీ మాట్లాడలేకపోయాం. ఒక చిన్న దాని వల్ల. ఇక్కడ ఆఫ్లైన్‌లో ఏందంటే, కనీసం ఒకా మా ఫ్రెండ్ వచ్చి మమ్మల్ని కలిపింది. ఇలా నేను యో ఈ ఒక వ్యత్యాసాన్ని
<giggles> అయ్యో! అయ్యయ్యో! హ్మ్. అవును. అంటే <smacks lips> ఒక ఆహ్, ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ లేకపోతే ఎంతవరకు <chuckles> దారితీస్తుందో చాలా చక్కగా చెప్పారు. అండ్ మళ్ళీ కమ్యూనికేట్ చేయడానికి, మీరు ఇచ్చిన సలహాలు ఆహ్, మీరు ఏమైతే టిప్స్ అయితే ఫాలో చేసి, మీ ఫ్రెండ్ ఎవరైతే చక్కగా మధ్యలో ఉండి, ఇద్దరి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసి, ఒక ఉదాహరణతో చేసారో, చాలా చక్కగా చెప్పారండి. మీతో మాట్లాడడం చాలా సంతోషం.
నాకు కూడా అండి. మీతో మాట్లాడడం, ఈ యొక్క కమ్యూనికేషన్ వల్ల వచ్చే లాభాలు, నష్టాలు. అందులో నా జీవితంలో ఒకటి చెప్పడం. నాకు నిజంగా సం ఆహ్, మంచి ఎక్స్పీరియన్స్‌గా అనిపించిందండి. ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.